మరీ మొత్తం సోషల్ మీడియానే అన్నట్టు నేనేం అడిక్ట్ అవ్వి ఉండను. కొంచెం ఇట్లా బయటికి వెళ్ళడం గానీ, నాకు కొంచెం అట్లా మైండ్‌ఫుల్‌గా ఉండటానికి కొంచెం వాకింగ్ గానీ, మ్యూజిక్ వినడం గానీ, అది కూడా సోషల్ మీడియా ద్వారా అంటే, ఇట్లా సాంగ్స్ వినుకుంటూ, జియో సావన్‌లో ఇట్లా సాంగ్స్ వినుకుంటూ అలా వెళ్త.
ఓకే. హుహు. అంటే ఓకే. ఓకే. సాంగ్స్ వింటూ వెళ్తా అన్నావు కదా! సో, ఎలాంటి పాటలంటే నీకెక్కువ ఇష్టం? సోషల్ మీడియాలో వాడతా అన్నావు గాబట్టి.
నాకెక్కువ మెలోడీ సాంగ్సే. మెలోడీ సాంగ్సే ఇష్టం ఎక్కువ.
మెలోడీ సాంగ్‌లో ఏదన్నా ఫేవరెట్ సాంగుందా మరి? చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు? హ్మ్.
ఫేవరెటా? <chuckles> ఫేవరెట్ అంటే చాలా ఉన్నాయి. ఒకటి అని గాదు.
అవు అన్నిట్లో ఏదో ఒక్కటి ద బెస్ట్‌ది. అంటే, నువ్వు రిపీటెడ్‌గా అంటే, కలలో లేసి నీదేదన్నా ఇష్టమైన మెలోడీ చెప్పుమంటే అదే పాటొచ్చేస్తది గదా! సో, అలాంటిదేదన్నా ఉంటే అది చెప్పు?
అలాంటి పాటంటే ఇది ఏమంటారు. ఆహ్, ఇది నే అదె అస అస అది మూవీ పేరా? యాక్చువల్లీ కరెక్ట్‌గా గుర్తుకు రావట్లేదు.
ఓకే. హీరో హీరోయిన్ జెప్పు. నాకేవన్నా దెలిస్తే హింట్లిస్తా నేను.
అదే నిత్యామినన్, శర్వానంద్‌ది.
ఆ! ఓకే. అదేదో ఉంది 'మళ్ళీ రాని రోజు' అనుకుంటా.
అప్ ఆ! 'మళ్ళి మళ్ళి రానిలో' అందులో ఒక పాటుంటది చూడండి.
సత్యం లేనెదే లేదే నిత్యం ఆదా?
ఆహా! అది గాదు. అది గాదు. ఇంకొకటి ఉంటది.
ఎన్నో ఎన్నో వర్ణాలే. ఓకే. <chuckles> చాలా ఎక్సైటయితున్నవు. సాంగ్ రాంగానె. <chuckles> సూపర్, సూపర్. ఒచ్చా ఏమన్న పాట ఓ రెండు లైన్‌ళేమ‌న్నా పాడగలవా?
ఆ! అది. అది. అది. యాక్చువల్లి, <laughs> ఆ! అదె చాలిష్టం ఎక్కువ. <chuckles> లేదండి. అంత ఇబ్బంది పెట్టకండి.
ఓకే. ఓకే. <chuckles> ఓకే. ఓకే. ఏం పెట్టనులే జస్ట్ అడిగా కాజుయల్‌గా. నీ గొంతు గానకోకల గొంతు విందాం అన్నా రేంజ్‌లో. సరే మరి హ్మ్. యాహ్! చెప్పు, చెప్పు.
<giggles> ఓకే. లేదు. యాక్చువల్ హ్మ్. ఆ! గొంతు గూడా బాలేదు. ఇగ ఒద్దు అన్నట్టు అంటున్నాను అంతే.
ఆ! ఓకే. ఓకే. థ్యాంక్ యూ నా ఆ అదే నా మీద అంతా ఏమంటారు అభిమానం జూపిచ్చినందుకు. నీకు బాలేదు గాబట్టి అది విని, మళ్ళీ నాకేమన్నా హానవుద్దేమోని ఎంత ముందు చూపుతో ఆలోచించావసల. చాలా ధన్యవాదాలు నీకి. సరే మరి, సోషల్ మీడియాలో నువ్వు లోగా ఇలా మూడ్ చేంజయితూ ఉన్నప్పుడైతే సాంగ్స్ విని సెట్టయితా అన్నావు చాలా బావుంది. అండ్ నువ్వు సోషల్ మీడియాలో ఇన్‌స్టా‌గ్రామ్ ఎక్కువ వాడతా అన్నావు కదా! దాంట్లో రకరకాల కంటెంట్స్ ఉంటాయి. లైక్ ఫుడ్‌కి రిలేటెడ్ కావచ్చు, అండ్ యాహ్! ఎక్సెట్‌రా, ఎక్సెట్‌రా సో, మరి ఏదెక్కువ నువ్వు చూస్తావు? అన్నీ అని కాకుండా, అందులో కొన్ని నీకు బాగా నచ్చినుంటాయి గదా! అవేంటి చెప్పు?
<laughs> ఓకే. అవును. బిజినెస్ గాని. హ్మ్.

యాహ్! యాహ్! దీని మీద ఆసక్తి ఎలా వచ్చింది అంటే, అందరూ చేస్తున్నారని అది నీకు నచ్చి వచ్చిందా? లేకపోతే నీకు చిన్నప్పటి నుంచి లైక్ ఏదన్నా కొత్త కొత్తగా క్రియేట్ చేసే అలవాటలా ఏమన్నా ఉండి, ఇలా సోషల్ మీడియాలో ఇవే చూస్తావా? హ్మ్.
అలా ఏమి లేదు. వేరే వాళ్ళకుంది అని మనకు అది రాదు గదండీ! మనకేదో ఒక దాన్లో ఏదన్నా ఏమంటారు నాలెజ్ ఏమన్నా ఉంటే మనకు ఆ ఇంట్రెస్ట్ వస్తుంది. నాకట్లా ఇంట్రెస్ట్ యాక్చువల్లీ, యాక్చువల్లీ నాకు నార్మల్‌గా స్టడీస్ చేసేతప్పుడు కూడా నాకు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే చాలా ఇష్టముండేది. అంటే నేను బాగా ఆర్ట్స్ ఎక్కువిస్తానండి. చాలా బాగా ఇస్తాను ఆర్ట్స్. హ్మ్. అట్
హుహు. అబ్బబ్బబ్బా! ఏమన్నా పాయింటా! సూపర్ పాయింటసలు. ఓకె. హుహు. గొప్ప విషయం అది. హుహు. మరి అలా ఉన్నప్పుడు దాన్ని చదువుకోలేదా నువ్వు అంటే, ఉన్నాయి కదా! ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులు?
లేదు. అంటే అదే, అదే చెప్తున్నా. యాక్చువల్లి నాకు చాలా ఇష్టం. మా ఫ్యామిలీ కొంచెం ఒప్పుకోలేదనమాట. ఎట్లా అంటే <smacks lips> అంటే ఆ కోర్స్ మీద ఒప్పుకోలేదనమాట. ఎట్లుంటదో ఫ్యూచరు, డ్రెసెస్ దాని గురించి కొంచెం పోట్రే చేశి మాట్లాడేవారు.
ఓకె. అవునవునులే. హ్మ్. హుహు. అవునవునులే. సరే మరిట్లా బిజినెస్ చూసావు కదా! దానికి పెట్టాలన్న ఆలోచన ఉన్నప్పుడు, దానికి ఇన్వెస్ట్‌మెంట్ ఇవన్నీ సోషల్ మీడియాలో ఎవరైనా చెప్పారా? అంటే అందరూ కాకుండా కొంతమందైనా వాళ్ళలాగా బాగుపడాలి అన్నట్టు, ఎవరైనా స్టార్ట్ చేయాలన్న ఉద్దేశ్యంతో బేసిక్ నుంచి ప్రో లెవెల్ వరకు చెప్తూనే ఉంటారు కదా! లైక్ ఇలాంటివి దృష్టిలో పెట్టుకోండి, ఇంత బడ్జెట్ అవుతుంది, ఇంత తక్కువౌతుంది కొన్ని కొన్ని మీరే ఓన్‌గా చేసుకోవచ్చు. ఇలా నీట్‌గా చెప్పిన వాళ్ళని ఎవరినైనా నువ్వు ఫాలో అయ్యి, అలాంటి టిప్స్‌నేమన్నా ఇంప్లిమెంట్ చేశావా మరి, నీ లైఫ్‌లో?
హ్మ్. యాక్చువల్లి నా ఫ్రెండ్ ఒకామె ఉందండి. అంటే స్కూలు నుంచి ఫ్రెండ్. తను బాన్
ఓకె. బెస్ట్ ఫ్రెండ్ అనుకోవచ్చా మరి?
ఆ! బెస్ట్ ఫ్రెండే. ఇప్పటికీ టచ్‌లో ఉంది. యాక్చువల్లి ఆమె బాగా చెప్తదనమాట నాకు. <smacks lips> అంటే బాగా మోటివేట్ కూడా చేస్తది. చెయ్యు, అంటే, "ఎంత నీతో ఫస్ట్ తక్కువ బడ్జు బడ్జెట్ ఉన్నా సరే, ఒకసారి స్టార్ట్ చేసి చూడు. అది ముందుకు సాగితే ముందుకు సాగుతది. లేకపోతే ఇంకా దానికి మించి తక్కువ బడ్జెట్‌లోనైనా ఏదో ఒకటి స్టార్ట్ చెయ్యు," అని బాగా మోటివేట్ జేసేదామె.
ఓకె. సూపర్, సూపర్! హ్మ్. హుహు. ఓకె. ఓకె. అప్రాక్స్ బడ్జెవె బడ్జెటనేది ఎంతవరకు చెప్పిందామె?

నేనేక్కువ జూశేటివయితే ఇంకా ఇట్లనే నాకు ఈ మధ్య నుంచి కొంచెం బిజినెస్ అట్లా ఏమైనా <smacks lips> జాబ్స్ గాని పార్ట్ టైమ్ లాగ
ఓకే. సో, దాని మీద
అట్లా ఇంకా చిన్న చిన్న బిజినెసస్ అంటే మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది పెడుతున్నారు. దాన్ని బట్టి చూద్దాం అన్నట్టు అది ఎక్కువ ఈ మధ్య కాన్సంట్రేట్ ఎక్కువైయిపోయింది దాని మీద.
హుహు. ఓకే. అంటే నీకు బిజినెస్ అంటే ఇష్టమా? లేకపోతే జాబ్ అంటే ఇష్టమా?
నాకైతే బిజినెస్ అంటేనే ఇష్టమండి జాబ్ కన్నా
అంటే ఏ ఏజ్ నుంచి నీకి బిజినెసంటే ఆహ్, దాని మీద ఇష్టం అనేది పెరిగిందంటావు?
నాకా ఇది ట్ ఒక 22 నుంచి ఇప్పుడు నాకు 24, 22 నుంచి నాకుంది.
ఓకే. ఓకే. అంటే దాని వెనక కారణం ఏమైనా ఉందా? లైక్ ఇన్స్పిరేషన్ అలా?
<smacks lips> కారణమన్ని అంటే ఇన్స్పిరేషన్ అంటే యాక్చువలి నేనిప్పుడు మ్యారీడండి. <smacks lips> అంటే ఇప్పుడు మ్యారీడ్, అన్‌మ్యారీడ్ కానీ ఆహ్, కాదు డిఫరెన్స్. కాకపోతే ఏందంటే ఇప్పుడు కొన్ని సిట్యుయేషన్స్ ఒస్తాయి ఇంట్లో ఇప్పుడు ఓన్లీ హస్బెండ్ జేస్తేనే కాదు గదా! అంటే మనది మనకొకటుండాలి. <smacks lips>
ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. అవునండి. ముఖ్యంగా యాహ్! ఆడవాళ్ళకి పెళ్లి అయినా, పెళ్లి కాకపోయినా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది ఉండాలన్నమాట. అది వాళ్ళకొక రక్షణ కవచం అనుకోవచ్చు.
ఉండాలి. ఇంకొకటి జాబ్ కూడా చేయొచ్చు. కాకపోతే జాబ్ ఏందంటే ఇంక ఇగో ఇట్లానే ఉంటాయి. అంటే పర్మనెంట్ పర్మనెంట్ ఉన్నా కూడా ఎలా అంటే ఏదో వాళ్ళు అంటే వాళ్ళు చెప్పినట్టు వినడము ఆహ్, మన సొంతంగా బిజినెస్ పెట్టుకుంటే ఎప్పటికైనా అది మనదే గదండీ! అంటే మనమొక తెలివితోని జేసుకొని
హుహు. హుహు. బాగా స్ట్రెస్త్, స్ట్రైన్ అవునవునులే. బాగా తొక్కేస్తూ ఉంటారన్నమాట అధికారంతో అంతేనా? యాహ్! యాహ్! అంటే నువ్వే క్వీన్, నువ్వే రాజు అన్నట్టు ఉంటుంది అంతేనా?
ఆ! ఆ విధంగా అంతే అట్లా నేనోక చిన్
యాహ్! యాహ్! మరి బిజినెస్? యాహ్! చెప్పు చెప్పు. యాహ్!
చిన్న చిన్నగా చూస్తున్నానండి.
ఓకే. మరి చిన్న చిన్నగా చూస్తున్నానన్నావు గదా! బిజినెస్ అంటే ఒకటి కాదు చాలా రకాలుంటాయి. అన్ని రకాలు నీకిష్టమైన బిజినెస్ దేనికి సంబంధించి ఎక్కువ చూస్తూ ఉంటావు సోషల్ మీడియాలో?